మీకు నార్మల్‌గా స్టైల్ అంటే ఏమిటి?
నాకు నార్మల్‌గా స్టైల్ అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే చాలా సింపుల్‌గా కనిపిచ్చాలి. అలాగే మన పర్సనలూ వరకు ఆ అట్మాస్ఫియర్ తెలిస్తే చాలు అన్నట్లు అనుకుంటాను. ఏదో ఘనంగా కనిపిచ్చాలి, అలా గాకుండా సింపుల్‌గా ఆహ్, డీసెంట్‌గా ఉంటే చాలు అని చెప్పి నేను అనుకుంటానండి.
అంటే ఇప్పుడు మనము డీసెంట్‌గా అంటే మనము ఆహ్, బ్రాండు బ్రాండ్ తక్కువ బట్టలు అంటే మనము ధరించిన మనం ఆహ్, అంటే బ్రాండు బట్టలు ధరిస్తే స్టైల్‌గా ఉండటం, బ్రాండ్ లేని బట్టలు ధరిస్తే స్టైల్‌గా ఉండటం అన్నట్టు మార్పులు ఉంటాయి గదా! దాన్ని మీరు ఎట్లా భావిస్తారు?
మీరు చెప్పింది కరెక్టే అండి. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఒక స్టేజ్‌లో ఒక చాలా అంటే చాలా ఇష్టపడి ఉన్న స్టైలిష్‌గా డబ్బులు ఖర్చుపెట్టి మంచి, మంచి బ్రాండ్‌లు కొనడం చేసేవాడిని. కానీ అప్పుడు నాకు కొన్నిసార్లు అనిపిచ్చేది. ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రాండ్ బట్టలు కొన్నా ఒకటే. లేదా మనం కొద్దిగా బడ్జెట్‌లో పెట్టుకుంటూ, మనకు తగ్గ అమౌంట్‌లో చూసుకొని బట్టలు వెతుక్కొని తక్కువ బడ్జెట్‌లో చూసుకోవడం ఒకటే గదా! ఇలా చేస్తే స్మార్ట్‌గాను ఉంటది. మనకు ఆదాయం కూడా మిగల్తది గదా! అన్నట్లు అనిపిచ్చేది.
ఆహా! అవునవును. అవును. అంటే నార్మల్‌గా మీ తక్కువ ఖర్చుతో స్టైలీష్‌గా కనిపించడానికి మీ మొదటి చాయిసు ఏమిటి?
అంటే మొదటగా తక్కువగా స్టైలిష్‌గా కనిపిచ్చాలంటే బట్టలు కొనుక్కునే ఆహ్, ఆ లొకేషన్ అండి. మన ఇంటిది దగ్గరలో ఏమన్నా ఉంటే అక్కడ చూడడం, లేదా ఆన్లైన్‌లో మనకి ఇప్పుడు చాలా రకాల ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి గదా, అట్ అటువంటి వాటిల్లో వెతుక్కొని చూసుకోవడం అండి అలా చేస్తాను. బేసిక్‌గా ఇన్వెస్ట్ చేసి నీట్‌గా ఉండటానికి ట్రై చేస్తుంటానండి.
ఓకే. అవునవును. ఓకే. ఓకే. అంటే నార్మల్‌గా మనకు ఉన్న దాంట్లోనే ఎంతో అంటే మనకున్న దాంట్లోనే ఆహ్, సరి చేసుకొని దాన్ని మన బడ్జెట్‌ని పరంగా దాన్ని కాలిక్యులేట్ చేసుకొని చేస్తా అంటున్నారు.
అవునండి.
ఆహా! ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా బడ్జెట్ లేకపోయినా నీట్ లుక్ ఎలా మెయింటేన్ చేస్తారు మీరు?
ఒకవేళ బడ్జెట్ లేకపోయినా ఆ టయానికి నీట్ లుక్ కావాలంటే, నాకు ఉన్న బట్టల్లోనే డీసెంట్‌గా అంటే కామన్‌గా మనకు ఆహ్, ఏదన్నా పెద్ద సెలబ్రేషన్స్ అన్నా, లేదా ఒక ఈవెంట్ ఉంది అన్నప్పుడు, మన ఇళ్లల్లో ఎక్కువగా ధరించేది తెల్ల చొక్క. సో, అలాంటి ఒక తెల్ల చొక్క ఉంటే చాలు, నేను మెయింటైన్ చేసేయగలను, అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంటుదండి ఎప్పుడు.
ఆహా! అవును. ఓకే. ఓకె ఓకె. హా! ఆ! మరొకటి ఇప్పుడు బట్టల కన్నా నార్మల్‌గా మనము ఫిట్‌గా అంటే బాడీ ఆహ్, స్టైలిష్‌గా కనిపించినా ఆహ్, మనకి ఎంత తక్కువ ఎక్కువలో ఉన్న, <smacks lips> అంటే మనకి స్టైలిష్‌గా కనిపిస్తుంది అంటూ ఉంటారు. దాన్ని మీరు ఎట్లా అనుకుంటున్నారు?
అంటే ఆహ్, నేను దాన్ని అంత ఎక్కువగా ఏమీ ఆహ్ మీకు జస్టిఫికేషన్‌గా చెప్పలేనండి. కానీ నాకు వరకు బట్టలు ఆహ్, ఫిట్‌గా ఉండడం ఇలా గాదండి. జస్ట్ మనల్ని మన అందాన్ని ఇంకొక ఒక రెట్టు ఎక్కువ చూపిస్తే చాలు అనుకుంటాను అంతే. అది ఫిట్‌గానే ఉండి చూపించాలి, అలా గాదండి. మనం ఎలా ఉన్నా ఉండనియండి, మనం వేసుకున్న వస్త్రాలు కొద్దిగా అందంగా జూపిస్తే అది మనకు కాన్ఫిడెన్స్ తెస్తది అని జెప్పి నేననుకుంటాను.
అవునవును. అవునవును. ఇప్పుడు నార్మల్‌గా <smacks lips> అదే బట్టల్ని రిపీట్ చేసిన అంటే రిపీట్ చేస్తూ వేస్తా ఉంటాం కదా మనం. అయినా మనం నీట్‌గా, నీట్‌గా కనిపించాలి అంటే మనము ఎలా దాన్ని ఆ చేసుకోవాలి?
అవును. ఆ! మీరు జెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు తక్కువ బట్టలున్న వాళ్ళు ఏందంటే ఉన్న బట్టలనే వేసుకోవాల్సి ఒస్తది అదే వారంలో రెండోసారి కూడా. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు, బట్టలు వేసుకునే విధానంలో కొద్దిగా ఫ్యాషన్‌ని మారిస్తే చాలు అని జెప్పి నేననుకుంటాను. ఇంక దాంతో పాటు
అవునవును. అంటే, ఇపుడు ఫ్యాషన్ని, ఫ్యాషన్ని మారవాలంటే అంటే మీరెట్లా దాన్ని భావిస్తారు?
అంటే ఇప్పుడు నా నాలోనే అనుకోండి. ఇప్పుడు నాకు నా దగ్గర ఒకే బట్టల్ని నేను రెండోసారి వేయ్యాలి అనుకుంటే మొదటిసారి టక్కు లేకుండా వేసుకొనుంటే, రెండోసారి టక్కు వేసుకొని వేసుకుంటాను. సో ఇక్కడ ఫ్యాషన్ మార్చినట్టు ఉంటది. మనల్ని బయట వాళ్ళకి కొత్తగా ఇంకోసారి చూపించినట్లు ఉంటది అదే బట్టల్లో.
అవును. ఆహాహా! ఆహా!
అలా ట్రై చేస్తాను. ఇంకా హెయిర్ స్టైల్ మార్చడం అలాగ అ అలా ట్రై చేస్తూ రెండోసారి కూడా బట్టల్ని వేసుకుంటూ అలా చేస్తాను.
ఓకె. ఓకె. ఓకె. అంటే మనము నార్మల్‌గా అంటే బడ్జెట్ తక్కువలో ఉన్నప్పుడు అంటే బడ్జెట్ లెస్ చేసుకోవడానికి మనము ఒక పేర్ జీన్స్‌ని వాడతాం. అంటే మరిన్ని అహ్, లుక్స్‌ని క్రియేట్ చేసుకుంటాం కదా! అంటే మీరెట్లా క్రియేట్ చేసుకున్నారు దాన్ని?
మీరు చెప్పింది 100 రెట్లు కరెక్టే అండి. అందులోను మన అబ్బాయిల దగ్గరకొస్తే మనకు పాంట్లు అంటే మొదటిగా మనం పేర్ జీన్సేస్ అనుకోండి మన దగ్గర ఉండాల్సినటివి బ్లాకు బ్లూ. ఇవి రెండు ఉంటే చాలు రకరకాల చొక్కాలతో వాటిని కవర్ చేసేస్తామండి.
ఓకె. అవునవును.
సో ఒక తెల్ల చొక్క ఉంటే దానికి ఒక బ్లూ ప్యాంట్ ఏసి అదొక లుక్కులో చేసేయొచ్చు. అలాగే ఒక బ్లాక్ ప్యాంట్ ఉంటే దాని మీద ఒక ఆహ్, ఇంకొక దానికి సూట్ అయ్యే కలర్ షర్ట్ ఏసేసుకొని మ్యాచ్ చేయచ్చు. లే ఇలా రకరకాలుగా ఓ ఒకే కలర్ ప్యాంట్‌లో ఒక 2, 3 కొన్నా గూడా చొక్కాల్ని డిఫరెంట్‌గ చూసుకుంటూ షర్ట్స్‌ని ఇలా మంచిగా లుక్కుని మెయింటైన్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లోనే అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను.
ఆహా! ఓకె. ఓకె. ఓకె. అండ్ మనం నార్మల్‌గా టిషర్ట్స్ అండ్ జీన్స్ లుక్‌ని కూడా స్టైలిష్‌గా ఎలా మార్చ్ ఆహ్ మార్చుకోవచ్చు?
టీ షర్ట్స్ అండ్ జీన్సెస్ కూడా ఎలా అంటే ఇప్పుడు, నేనే ఆహ్, సపోజ్ నా నా దగ్గరికే వస్తే నేనే ఒక వారంలో ఆహ్, ఒక్కరోజు మాత్రం టీ షర్ట్ జీన్స్ ఏసుకోవాలని చెప్పి ఎప్పుడో అనుకుంటూ అలానే జేస్తుంటాను. ఎప్పుడన్నా బయట ఆఫీసులకి వెళ్ళడానికైనా, లేదా ఇంకేదన్నా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళటానికైనా వీకెండ్స్ అప్పుడు అలాగా. అలాంటప్పుడు నేను ఏం జేస్తానంటే ఒక బ్లూ జీన్స్ వేసుకుంటాను. దాని మీద ఒక బ్లాక్ టీ షర్ట్ లేపోతే ఒక వైట్ టీ షర్ట్ ఇలా ఏసుకుంటే మంచి లుక్ అనేది వస్తది. ఆ టీ షర్ట్ నువ్వు ఆ టీ షర్ట్ కొనాలి అనుకుంటే నార్మల్‌గా బ్రాండ్‌లో కొనాలంటే 2000 ఉంటది. తక్కువలో కొనాలంటే 200 ఉంటది. లేదా సీజన్స్‌లో కొనుక్కోవాలంటే నీకదే ఒక రూ. 100 రూపాయలకు గూడా వస్తది. ను కానీ నువ్వు వెతుక్కునే ప్లేస్ బట్టి అది ఉంటదని చెప్పి నా అభిప్రాయం అండి.
అవును. ఓకె. అవును. అవును. అవునవును. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనము ఆహ్, స్టైల్ లేదా బ్రాండ్ అంటే ఏది ముఖ్యం అనుకుంటున్నారు మీరు?
స్టైల్ లేదా బ్రాండ్, అంటే నేను స్టైల్ ముఖ్యము అనుకుంటానండి. బ్రాండ్ ప్రతి ఒక్కరు పెట్టలేరు.
అంటే మీరు ఎట్లా సమర్ధిస్తారు దాన్ని?
ఆమ్ ఇప్పుడదే అండి. నేను చెప్పింది ఇందాకే ఒక ఎగ్జాంపుల్ జెప్పాను. ఒక, ఒ ఒక షర్ట్ కొనాలంటే మనకు బ్రాండులు 10 రకాలుంటాయి. సో, ఆ 10 రకాల్లో 10 రకాల రేట్లు జెప్తారు వాళ్ళు. చిన్నదా చిన్న రేట్ నుండి పెద్ద రేటు జెప్తారు. కానీ, అక్కడ మారేది ఏమి లేదండి. రంగు ఒకటే. కానీ మారితే ఎక్కడైనా ఫ్యాబ్రిక్ మారతది. ఆ ఫాబ్రిక్ కోసం మనం మరీ అంత పెట్టాల్సిన అవసరం లేదు. నేనడిగినంత వరకు ఇప్పుడు సామాన్యంగా బట్టలు అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు దాన్ని రిపీట్ చేయరు. తర్వాత ఒక మూల పడేస్తారు.
హుహు. అవునవును. అవును. అవునవును. హ్మ్.
అలాంటి దానికి ఎందుకు అంత పెట్టడం? 2000 పెట్టి ఒకటా, ఒక పెయిర్ తీసుకోవడం ఎందుకు అని జెప్పి నేననుకుంటాను.
అవును. అవునవును. కరెక్టే.
సో, అక్కడ స్ స్టైలింగ్ ముఖ్యం అని జెప్పి నా అభిప్రాయం.
అం అ! అవునవును. అండ్ మనము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్యాషన్ కన్నా నీట్‌నెస్ ఆహ్, ఎందుకు పవర్‌ఫుల్ అనుకుంటారు? అండ్ మీరు కూడా ఎందుకనుకుంటారు?
ఫ్యాషన్ కన్నా, నీట్‌నెస్ ఎందుకు పవర్‌ఫుల్ అంటే, మీరు ఎంత ఫ్యాషన్ బట్టలు వేసినా కూడా, మీ బాడీ డిగ్నిటీ, అలాగే మీ వే ఆఫ్ బిహేవియర్, మీ ప్రొఫెషనాలిటీ ఇలాంటివి చాలా ముఖ్యంగా ఉండాలని చెప్పి అనుకుంటాను. ఇవి ముఖ్యంగా మీకు ముందు బయట కనిపిస్తేనే, మీరు వేసుకున్న ఫ్యాషన్ కూడా బయట వాళ్ళకి కనిపిస్తది.
హుహు. అ! ఓకె. అవునవును.
సో, ఇలాంటివి ముందు మీ మనసులో ఉండాలి. మీలో ఉండాలి. అప్పుడు, మీ ఫ్యాషన్ అయినా, ఏదైనా కూడా బయట వ్యక్తి చూస్తున్నప్పుడు, వాళ్ళకి గ్రాండియర్ లుక్‌లో, కనిపిస్తదని చెప్పి నేను అనుకుంటాను.
అవునవును. కరెక్టే. అండ్, ఇంకొకటి నార్మల్ స్టైల్ ఆహ్, స్టైల్ అంటే ఖర్చా? లేకపోతే, మనల్ని మనం ఎట్లా ప్రెజెంట్ చేసుకున్న ఆహ్, ప్ర ప్రెజెంట్ చేసుకునే చేసుకునే విధం కరెక్టా? అని మీరు ఎట్లా అనుకుంటున్నారు?
స్టైల్ అంటే, నేను మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం, అనేదనే ఉంటది. ఖర్చుది ఏముందండి, ఖర్చు ఎక్కడైనా పెట్టొచ్చు. కానీ, అది ఇలాంటి బడ్జెట్ బట్టల్లోనే పెట్టాలి అని చెప్పి ఏమి లేదు. ఆహ్, డబ్బుని మనం వివ్ రకరకాల రూపాల్లో పెట్టి, ఎక్కడైనా ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు. కానీ, అది మనకు మంచి లాభాన్ని తెచ్చేదన్నా ఉండాలా. లేదా మనకు మంచిగా నచ్చేటట్లు ఉండాలా.
అవునవును. అవునవును. కరెక్టే. అవునవును.
సో, ఇక్ ఇక్కడ బట్టల విషయం వరకు వస్తే లాభాలు తెచ్చేటివి ఏమి ఉండదు. జస్ట్ మనకు మనసుకు నచ్చినట్లు బయట వారికి కనిపించేటప్పుడు ఒక డీసెంట్ లుక్ ఉంటే చాలు అని చెప్పి నా అభిప్రాయం.
అవునా!
సో
అండు ఇంకొకటి ఆహ్, అంటే మీకు తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు మీ క్రియేటివిటీ సెట్ ఎలా బయటికొస్తుంది?
ఇప్పుడు ఆహ్, నా దగ్గర ఒక 500 లేదా నాలుగొందలందే అని అనుకుంటానండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 500, 400తో నేను ఒక చొక్కా, ప్యాంట్ 2 కొనేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు తక్కువలో తక్కువ ఒక ప్యాంట్ కొనాలంటే మనకు తక్కువలో 500 కానీ మనం ఇంకా వెతుక్కుంటే 350-400కి గాని వచ్చేటివి ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఎక్కువగా మనం వెతికితే దొరకతాయి చాలా వరకు.
ఆ! అవును. హ్మ్. అవునవును. అవునవును. ఇది 100% కరెక్టే.
అదే మీరు చొక్కా విషయంలోకి వస్తే నేను చెప్పినట్లు ఒక చొక్కా విలువ రూ. 100 నుండి వ స్టార్ట్ అవద్ది.
అవునవును.
అసలు మరీ కొన్ని ప్రాంతాల్లో అయితే చొక్కాని మీకు రూ. 50 గాని ఇచ్చే కొన్ని ప్రాంతాలు కొన్ని ప్లేస్‌లుంటాయి. కానీ అన్ని మనకు తెలీదు కాబట్టి ఆన్‌లైన్‌ లోనే చూస్తే మనకు ఒక రూ. 100కి ఒక డీసెంట్ టీషర్ట్ అయితే ఒక షర్ట్ అయినా ఏదో ఒకటి మనకు వస్తది. కానీ ఇలాంటివి ఏంటంటే మనకు ఎక్కువ కాలం రావయితే. ఒక సంవత్సరం లోపలే వాటి ఆహ్, టైమ్ పీరియడ్ అనేది ముగిసిపోద్ది. అలాంటప్పుడు వాటిని ఇంకోసారి వెయ్యలేం. వాటి రంగు చెదిరిపోవడం గాని లేదా, ఆ ఫాబ్రిక్ అనేది ఊడిపోవడం, తెగిపోవడం ఇలాగ జరుగుతూ ఉంటది.
అవును. అవును. హుహు.
సో, ఇలాగ తక్కువ ఖర్చుతో ఇలాంటి బట్టలు వేసుకొని కానీ, కానీ ఆ టయానికి అది మనల్ని మంచి కాన్‌ఫిడెన్స్ అనేది ఇస్తది. ఆ బట్టల్లో గూడా మనకు.
హుహు. అండూ ఇంకోటి ఖరీదైన బట్టలు లేకపోయినా వ్యక్తి అంటే లుక్‌ని ఆ! ఏం డిసైడ్ చేస్తుందని మీరనుకుంటున్నారు?
ఖరీదైన బట్టలు లేకపోయినా ఆ మనిషి యొక్క ఆహ్, వే ఆఫ్ బిహేవియర్ గాని, లేదా మైండ్‌సెట్ గాని, ఆ కాన్‌ఫిడెన్స్ గాని, ఇలాంటివి ఆహ్, బాగా బయటకి వ్యక్తిపరుస్తాయి. ఆహ్, ఎటువంటి బట్టలైనా ఇప్పుడు మనం అనుకుంటే నార్మల్ బట్టలు వేసుకున్న, లేదా స్ట స్టైలిష్ బా బ్రాండెడ్ బట్టలెసుకున్న రెండిటికి ఆహ్, తేడాలెక్కడుంటాయంటే ఫాబ్రిక్ అంటం. కానీ ముఖ్యంగా ఎక్కడ గమనించొచ్చు అంటే, ఆ బట్టలు యొక్క ఆహ్, షేప్స్. అంటే ఐరన్ ఇలాంటివి చేసినప్పుడు ఇంకా బాగా ఈ ఆహ్, బాగా కనిపిస్తాయి. మనం ఎసుకున్న బట్టలు. ఐరన్ చేసినప్పుడు ముడతలు లేకుండా ఆ ముడతలు లేని వల్ల, వీటివల్ల మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనకే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతా ఉంటది.
ఆహా! ఓకే. అవునవును. అవునవును. హుహు. అవును కరెక్టే. హ్మ్. అవును.
అంటే, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళ బట్టలు బట్టి వాళ్ళు, ఒక, ఆలోచన విధానం ఇయన్నీ మారటం ఉంటాయి.
అవునవును.
అవునండి.
అండ్ అండు బ్రాండ్ లేకపోయినా, ఆహ్, అంటే స్టైల్‌గా ఉన్నాను, అంటే స్టైల్ చూపడం కూడా, పాజిబుల్ అని మీరు ఎప్పుడైనా ప్రూవ్ చేసారా?
చాలా సార్లే ప్రూవ్ చేశానండి. ఎందుగంటే, ఎందుగంటే ఓ ఒకసారి ఏంటంటే, ఆహ్, మే నేను మా స్నేహితుడు ఒక, ఆటలాగా వేసుకున్నాం. ఒక ఆట పందెంలాగా. ఒకే బడ్జెట్‌లో, అతను ఎటువంటి బట్టలు కొన్నాడు, నేను ఎటువంటి బట్టలు కొన్నాడు అని చెప్పి. మా ఇద్దరం మేము ఎసుకున్నది ఏందంటే, ఆహ్, ఒక రూ. 1000 మంచి బట్టలు కొని, వేసుకొని వచ్చి, కనపడాలి అని జెప్పి. అతను ఏందంటే, 1000కి పైనే పెట్టి ఒక, 1500 దాకా అయ్యేటట్టు జేశాడు. నేనేందంటే ఒక, జస్ట్ ఒక 600 నుండి 700 అయిపోయేటట్టు జేసుకొని నేను వచ్చాననమాట.
హ్మ్. అంటే ఎలా? ఆహా! హుహు. హ్మ్. అవును. ఆహా!
అక్కడ ఏ ఏమొచ్చిందంటే అతను కొద్దిగా బ్రాండెడ్‌గా, మంచి కాన్ఫిడెంట్‌గా, అతను జేసుకొనొచ్చాడు. నేను కొద్దిగా బ్రాండ్ తక్కువైనా గూడా, నాకు మంచి లుక్ ఇచ్చేటట్టు, నన్ను నేను బయట బాగా చూపించుకునే విధానమైన రంగులు, అటువంటి ఆహ్, ప్యాట్రన్స్ తగ్గ షర్ట్సు ప్యాంట్సు తీసుకొని నేను వచ్చాననమాట. మేమిద్దరం వేసుకున్నప్పుడు, అతనేమో అతను వేసుకున్నప్పుడు, నాకు ఆ బ్రాండ్ మాత్రమే గనిపిచ్చింది, అతను గనిపిచ్చేవాడు గాదు ఆ బట్టల్లో.
ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకె, ఓకె.
కానీ నేను వేసుకున్న బట్టల్లో ఏమో, నా బట్టలతో పాటు నన్ను నేను కూడా చూపించుకోగలిగాను. "అరే! ఈ బట్టల్లో బాగున్నాడురా వీడు, అరే భలే సెట్ చేసుకున్నాడురా వీడు" అని. అతని దగ్గరకి వచ్చే దగ్గరికి "ఒరేయ్ వీడు భలే బ్రాండ్ చొక్కా కొన్నాడురా, భలే బ్రాండ్ ప్యాంట్ తీసుకున్నాడురా!" అన్న ఇలాంటి మాటలే వచ్చాయి. కాని నా దగ్గరకి వచ్చేసరికి నా బట్టలు ప్లస్ నా నా పైన కూడా మంచి అభి అభిప్రాయం వచ్చేటట్టు చేసుకున్నాను నేను.
ఓకె నైస్. హ్మ్. ఓకె. ఓకె. అంటే నార్మల్ ఆహ్, పీపుల్ ఎట్లా అంటే? స్టైలనేది ఆహ్, లక్సరీనా లేకపోతే డిసిప్లినరీ లగ్జరీ అనుకుంటున్నారా మీరు?
నేను ష్ స్టైలనేది, డిసిప్లిన్‌తొ పాటొచ్చే లగ్జరీ అని చెప్పి ఫీల్ అవుతానండి.
నైస్ నైస్ 100% కరెక్ట్ అండి ఇది.
అవునండి. ఎందుకంటే మొదట డిసిప్లైన్ అనేదే ముఖ్యం. ఆ డిసిప్లిన్‌తొ వచ్చింది ఏదైనా కూడా అది మంచి స్టైలిష్‌గా లేదా లగ్జరీగా లేకపోతే చాలా ఎలిగెంట్‌గ కనిపిస్తదని చెప్పి నా అభిప్రాయం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను చేసిన మొదటి విషయం ఏంటంటే, డిసిప్లైన్, మనం పెడుతున్న బడ్జెట్ కరెక్టా? కాదా? అందులోను పెట్టే ఒక ప్లేస్ కరెక్టా? కాదా? బట్టల్లో పెడితే ఏమొస్తదండి? మనం చెప్పినట్లు ఒక 3, 4 ఏళ్ళకి పోతే అవి ఒక మూల పడేస్తాం. అయ్యే ఒక డస్ట్‌లొ పడిపోతాయి. ఇంకా. వాటిల్ని తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు అయితే మనింట్లో అమ్మ వాళ్ళు లేదా లేకపోతే ఇంకెవరైనా గాని పాత గుడ్డలుగా వాడుతారు. లేదా మనమే వాటిల్ని వేరే వాళ్ళకి ఆహ్, ఇచ్చేస్తూ ఉంటాం.
అవును కరెక్టే. అవునవును. అవును. వాస్తవం. అవునవును 4. అవునవును. అవునవును.
అలాంటప్పుడు అంత పెట్టి తీసుకోవడం ఎందుకు? సింపుల్‌గా తీసుకుంటూ సింపుల్‌గా యూజ్ చేస్తా ఉంటే ఆహ్, డిసిప్లేన్‌గా వాడుకుంటూ ఆహ్, దాసిపెట్టిన దాన్ని ఏదైనా హెల్త్ కోసం అయినా లేకపోతే ఆహ్, ఆహ్, ఏదైనా కొనుక్కోవాలి ప్రాపర్టీసు. ఇలాగ చిన్న, చిన్న రూపాయే రేపు పెద్ద అమౌంట్ అవుద్దని చెప్పి నా అభిప్రాయం. ఒక చిన్న రూపాయి సేవ్ చేసినా అది పెద్ద దానికి యూజ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటానండి.
ఆహాహా! అవునవును. కరెక్టే. అవునవును. కరెక్టే. అంటే తక్కువ బడ్జెట్‌లో వచ్చిన అడ్జస్ట్‌మెంటు అంటే మీరు ఎలా తీసుకున్నారు?
ఇప్పుడు ఆహ్, తక్కువలో వచ్చిన అడ్జస్ట్‌మెంట్స్ అంటే ఆహ్, నార్మల్‌గా నేనూ బట్టలు కొనేటప్పుడు ఎక్కువగా చూసుకునేది ఏంటంటే ఇలాంటి డిసిప్లేన్‌ అలాగే బ్రాండ్స్ అనేటివి ఎక్కువగా చూసుకోకుండా నీట్‌గా ఉండేటివి, ఇలాంటివి చూసుకుంటూ వచ్చి వాటి ద్వారా ఏదన్నన్న అమౌంట్ అనేది సేవ చేసుకుంటూ వస్తే నేను ఇంకా, ఇంకో దాని మీద లేదా ఓ చదువుకి తగ్గ యూజ్ చేసుకోవడం గానీ లేకపోతే నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకునే విషయాలు ఏదన్నా ఉంటే అంటే దీంట్లో సేవ్ చేసింది నన్ను నాకు ఏదన్నా మంచిగా యూజ్ అయ్యేది ఏదన్నా ఉంటే అలాంటి వాటిల్లో ఇన్‌వెస్ట్ చేద్దాం. ఇలాగ నాకు ఆలోచనలు వస్తాయి. తక్కువ బడ్జెట్‌లో బాగనే నన్ను నేను స్టైల్ చేసుకుంటూ దాంట్లో తగ్గ అమౌంట్‌ని సేవ్ చేసుకుంటూ వచ్చి ఇంకో దాంట్లో యాపా ఆహ్ ఇన్‌వెస్ట్ చేసుకుంటా వస్తే అది మనకు బాగా లాభాలు తెస్తయి. దాంట్లో వచ్చే కాన్‌ఫిడెన్స్ ఇంకా చాలా గొప్పది. అలాగే ఇలా చేయడం వల్ల మనల్ని మనం బాగా చూపిచ్చుకుంటాము. ఆహ్, ఎదుటి వారి దగ్గర తక్కువగామూ మనల్ని మనం ఎక్కువ చేసుకోము. కామన్‌గా నీట్‌గా ఉంటాం అని చెప్పి నా అభిప్రాయం అండి.
ఆహా! ఓకె. హుహుహు. ఓకె. ఓకె. ఓకె. ఓకే అండి. ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఆహ్, మీ ద్వారా నేను స్టైల్ కన్నా గ ఖర్చుకు ఆహ్, ఖర్చు కాదు సో, ఒక యాటిట్యూడ్ అనేది ముఖ్యం అని తెలుసుకున్నాను.
నే నేను గూడా అండి. చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవడం వల్ల. ధన్యవాదాలు.